హ్మ్. అది బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, అయి అందుట్లో ఏదో ఒకటి ఇచ్చేసేసి ఆవిడికి పెట్టేసిన తవాత మళ్ళీ 11కి ఆహ్, ఫ్ర్ అంటే, జ్యూస్ గానీ, లేదంటే ఫ్రూట్స్ గానీ కోసి ఇవ్వాలి 11కి.
అవును. ఆ! కోసివ్వాలి. అవునవును.
లేదంటే మజ్జిగ. అంటే, నేను మజ్జిగిచ్చేదాన్ని. మజ్జిగివ్వాలి. ఒక గ్లాస్ మజ్జిగివ్వాలి. హ్మ్ ఆఫ్టరు 1కి మళ్ళీ 2 కోడిగుడ్లుడకబెట్టేసేసి, ఆవిడకి విడిగా కూరొండాలి. ఏదైనా సరే
మజ్జిగ. మజ్జిగ. అవునండి. అవును. ఆహా! అంటే, కోడిగుడ్లంటే లో అంటే, ఓన్లీ వైటు మాత్రమే పెట్టేవాళ్ళా? లోపలది అంటే, కింద ఓన్లీ వైట్.
అవును. ఓన్లీ వైటే. ఓన్లీ వైటు మాత్రమే పెట్టాలి. ఎల్లో అసలు పెట్టగూడదు. ఎల్లో తీసేసి 2 వైటు గుడ్లేసేసి పెట్టేదాన్ని. అది గూడా మళ్ళీ ఆవిడికి విడిగా కూరొండాలనమాట. అందరితో కలిపిన కూరైతే తినగోడదు. ఆవిడకొక చార్టుండిద్ది, ఇదే తినాలి డైలీ అని చెప్పేసేసి. సో, ఆ చార్ట్ ప్రకారంగానే ప్రిపేర్ జెయ్యాలి. ప్రిపేర్ జేసిన తర్వాత పెట్టేయాలి. ఇంక వ్ డైలీ కంపల్సరీగా 1కి నేను అన్నం పెట్టేసెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ!
పెట్టగూడదు. అవును. అవునవును. అవునండి. కట్టేసెయ్యాలి. అంటే, మీరూ ఇంక రొటీనంటే హ్మ్, ఇంగ కంప్లీట్ మీ అత్తగారిని చూసే బాధ్యత మ్ మ్ మీకే ఒచ్చేసిందక్కడ.
ఆ! నాకే ఒచ్చేసింది. మళ్ళదీ గాకుండా, మళ్ళీ 4కి ఫ్రూట్స్ గోసివ్వాలి. ఫ్రూట్సు, జ్యూసు 2. ఏదైనా ఒక 2 ఫ్రూట్సు. అంటే, యాపిల్ గానీ, ఆహ్, నొ రె ఆ ఆరెంజెస్ గానీ, లేదు అంటే, ఎక్కువగా దానిమ్మ దానిమ్మ గింజలు తినాలెక్కువ. సో, వీటిలో ఏమన్నా రెండు, రెండు ఫ్రూట్సు కట్ జేసేసి ఆహ్, లేదంటే జ్యూస్ గానీ చేసిచ్చేద ఇచ్చేదాన్ని.
అవునవును. ఫ్రూట్సు. ఆ! ఏ రకమైన ఫ్రూట్స్ పెట్టేవాళ్ళండి? ఓకే. అవునండి. ఇచ్చేవాళ్ళు. అవును.
ఆ! ఇచ్చేదాన్ని. ఆహ్, సో, ఇదైపోయిన తరవాత మళ్ళీ నైటూ 7-7:30 కల్లా పుల్కా జేసేసి పెట్టాలి మళ్ళీ. పుల్కా బెట్టాలి. మళ్ళీ పడుకునే ముందు ఆ! వితౌట్ ఆయిలు. వితౌట్ ఆయిల్. అన్ని వితౌట్ ఆయిలే ఆవిడికి.
అంటే, ఆహ్, వితౌట్ ఆయిల్. వితౌటాయిలనమాట. ఆహాహాహా! సో, హార్ట్ పేషెంట్ కదా! అండి. అవును.
అంతే. హార్ట్ పేషెంట్ గదా ఆవిడకి. సో, హార్ట్ పేష ఆహ్, హార్ట్ పేషెంటవ్వడం వల్ల ఏంటంటే, అన్నీ వితౌట్ ఆయిల్‌లోనే మనం ఉడకబెట్టే పెట్టాలి ప్రతిదీ గూడా. కర్రీ గోడా జస్టొకా ఆ! చిన్న స్పూనతా యేసేసి, అన్నీ ఉడకబెట్టేసేసి పెట్టాలి. ఏ చికెనయినా సరే, ఏదైనా సరే ఆవిడకుడకబెట్టే పెట్టాలి ఏదైనా. చికెను గూడా మళ్ళీ...
ఉడకబెట్టి కర్రీ కూడా. ఆ! మరిదీ ఎన్ని నెల్ ఆ! చికెన్ కూడా. ఆహా! చికెన్ కూడా ఉడకబెట్టాలంటే, నువ్వు మసాలా, గిసాలా ఏమి ఒద్దు.
చికెను గూ చికెను గూడా మళ్ళీ ఆ! ఏవెయ్యగూడదు. చికెను గూడా మళ్ళీ ఇంకా ఆదివారంలో ఓన్లీ ఒక పూటనే పెట్టాలి. అంటే, చేప దినొచ్చు. కొంచుం చాప దినొచ్చు. చికెన్ మాత్రం ఒక పూటనే పెబెలి. చాపయితే ఒక ఫుల్ డే దిన్నా ఏం గాదు.
అయ్యయ్యో! ఆ! అయితే, ముఖ్యంగె చాప తినొచ్చు. ఆహా! అవును. అయితే, అయితే ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ అంటున్నారు కావట్టి, అసలు ఉప్పు వ వాడకూడదని చెప్పారా? లేతే, మితంగా వాడాలని ఎట్లా? అయితే, ఉప్పు చాలా డేంజర్ కదిప్పుడు పే పేషెంట్స్‌కి?

ఓహ్! నిజంగా. ఆ! చే మొత్తం అంటే మీరు అయ్ అది చార్ట్ ఇచ్చేస్తారా? ఇదిది చూ ఇదిది వాడాలి, ఇదిది చెయ్య, చెప్పారు అని.
మా ఆయన చేసేస్తాడు. అంటే అవును. అవును. అక్కడ నేను తగిలిచ్చేసేశానన్నమాట. హ్మ్. సండే రోజు ఇదే పెట్టాలి, మండే రోజు ఇదే పెట్టాలి, ట్యూస్‌డే రోజు ఇదే అంటే పర్టిక్యులర్‌గా ఫుడ్డు. మనకి హాస్టల్ ఫుడ్డు మెను ఎలా ఉండిద్దో అవును. ఆ! ఆ హాస్టల్ ఫుడ్డు మెను ఎలా ఉండిద్దో అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనకి చార్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ‌గా మనం దాన్ని అమలు జేయాలి. ఆ! లేదు అంటే మళ్ళా వాళ్ళకి ప్రాబ్లమైద్ది గదా! అదొక లైఫ్ గదా! లైఫ్‌కి సంబంధించిందది. మనం ఏ చిన్న మిస్టేక్ జేసినా సరే వాళ్ళ లైఫ్ మీద దెబ్బ పడిపోయిద్ది.
ఆహహా. అంటే జ్యూసులు చేయడము. ఆ! అవునవును. అంటే పుల్కాలు చేయడము ఇవన్నీ మీ వారే చేస్తారా? ఖచ్చితంగా! ప్రాబ్లమ్ అవుతుంది. అవునవునా? అవునండి. ఆహా! చా చాలా జాగ్రత్తగుండాలి నిజంగా. అవును.
అవును. అదందుకే నేను అట్ అంటే ఆచి తూచి ఓకే పెసర పప్పు పెట్టొచ్చు అంటే కా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట, ఇట్లా మినపట్లు తినగూడదని. మా అత్తెంటంటే "నాకు పెసర అట్టు అద్దు, ఓ అట్టోద్దనిద్ది. నాకు మినపట్టే కావాలనిద్ది." సో
ఏర్పట్టాయి. అవును.
ఆ! సో, ఆ టైమ్‌లో ఏంటంటే నేను చెప్తానన్నమాట, "వొద్దు. ఎందుకు ఇట్లా జేస్తున్నారత్తయ్య? మీరు తినగూడదు అని నాకక్కడ మెన్షన్ చేశారు. మీరెందుకు తింటున్నరు?"
అవును. ఉప్పు తినకూడదు. ఆరోగ్యరీ పెద్దవాళ్ళే. అంటే ఒకసారి పాపం వాళ్ళు గూడా వా "నా కోడలిని ఇబ్బంది పెడుతున్నానేమో? నేను ఈ అన్ని తనతో సేవలు, వొద్దులే ఏదే ఎప్పుడు పోయేదుంటే అప్పుడు పోతా", ఇట్లా ఎట్లంటే హ్మ్ అంటే కొద్దిగా బాధకర మాటలు గూడా చెప్తుంటారు.
హ్మ్. అవును. కాపోతే వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఆహ్, ఏదన్నా ప్రాబ్లమోస్తే కోడలు చూసుకోలేదు అని ఒక మాటొస్తది.
అవును. ఆ! అది బాధ కలిగిస్తుందండి నిజంగా. ఎంత కస్టపడిన, ఎంత సేవలు చేసినా, ఏదో ఒక చి ఆ సేవని గుర్తించక మళ్ళీ మన మీద నిందలేస్తారు చూడండి. అక్కడ ఇంగ మనకు
నీకు తెలుసా అవును. నిజంగానే ఎవరైనా సరే అవును. మీకు మీ మళ్ళీ మీకొకటి చెప్పనా ఇద్దరు కూతుర్లున్నారు మా అత్తకి. సో, నేను ఏదన్నా, ఎప్పుడన్నా ఏదో గొడవలు సహజం అత్తా‌కోడళ్ళన్నాక. ఏదన్నా గొడవ జరిగి సమ్ ఏదో ఒకటి చేసిపెట్టకోకుండా, లేదు అంటే గనుక ఆవిడె ఎళ్ళేసెసి స్పీడు స్పీడు‌గా జేసుకుంటా ఉండిద్ది నాతో పని చేపించుకోకుండా. సో, ఆ టైమ్‌లో వాళ్ళకి కాల్ జేసేసేసి "నేనిట్ల చేసుకొని తింటన్నా. నాకు వేరే వాళ్ళు అవసరమా ఏంటి?" అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఆ టైమ్‌లో అనిపిచ్చిద్దన్నమాట చేసినా చేసిన రోజులన్నీ పోయాయి. ఏదో ఒక సమ్ చిన్న గొడవవ్వగానే వాళ్ళ కూతురు గుర్తొచ్చారా? అని జెప్పేసి అనుకుంటాను నేను.
ఆ! అవును. అవునవును. అవును. ఆ! ఆదే ట్టే నిజంగ్ నిజంగా కదా! వాస్తవమే కదండి. అంత సేవలు చేసిన అత్తగారుగా మీరు మీకు గుర్తింపు లేకపోతే మనసుకి ఎవరికైనా బాధ అనిపిస్తుందని. మరి ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ భర్తతో చెప్పుకొని ఏదన్నా ఆహ్, మళ్ళీ తలుచుకుని.
ఈవ్ అంటే లేదు. నేను చెప్పిందైతే లేదు. అసలు చెప్పలేదు. ఈవెన్ నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా, ఆహ్, అంటే నైన్త్ మంత్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా, నేను ఆవిడకి చేసి పెట్టా ఇవన్నీ.
అవునండి. ఆ! నైన్త్ మంత్, అంటే తగులుతూ ఉన్నప్పుడు గూడా? నిజంగా
మొత్తం చేసి పెట్టాను. ఆ! నైన్త్ మంత్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా నేను చేసిపెట్టా. ఎందుకంటే అదొక నా బాధ్యత. ఓకే ఆవిడ చేసుకోలేదు గదా! ఏజ్డ్ అయిపోయింది. అదీ గాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఓస్తున్నయి ఆవిడికి. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమైతే గనుక అదీ గాకుండా మా మావయ్య గారు చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. ఆ! సో, మళ్ళీ ఈవిడకి ఏదన్నా అయితే మా హస్బెండ్ ఏమన్నా డైనమా‌లోకి ఎళ్ళిపోతాడేమో? ఆయన బాధపడితే నేను జూడలేను ముందు మెయిన్. ఆ! సో, అదేమన్నా నా వల్ల అంటే నా వల్ల ఎటువంటి మిస్టేక్ జరక్కుండ ఉండడానికి నేనైతే ఆ! నేనిచ్చే అంటే నేను ఇచ్చే దాన్నే నేను 100% అయితే ఇస్తున్నా. కాకపోతే వాళ్ళు తీసుకునేది తీసుకుంటున్నారో? తీసుకోవట్లేదో? ఇంక వాళ్ళకే తెలియాలి.
మీ అవునండి. అయిపోతుంది. అవునవును. అది అది. నిజంగా కదండీ. అవునవును. జరుగకూడదు. అవును. చెయ్యాలి. నిజంగండి. అవునండి.

అవును. రాక్ సాల్ట్ అవునండి.
హ్మ్. సో, అదే యూజ్ చేయాలావిడకి. వేరేది నార్మల్‌గా మన టాటా సాల్ట్ గాని, ఇట్లాంటివి యూజ్ చేయకూడదు మళ్ళీ. ఎవడది
అంటే, ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఎన్ని నెలలు కొనసాగిందంటే, మరి మీరు ఇది ఇలా చూసుకో మీ రోటీను.
అంటే, ఇంకా జీవితాంతం మనం బ్రతికున్నన్ని రోజులు అంటే, ఆవిడ బ్రతికున్నన్ని రోజులు ఈ చార్టనేది కంపల్సరీగా చేసి పెట్టాలి ఆవిడకి.
అ! అయ్యయ్యో! అంటే అ
కంపల్సరీగా చేసి పెట్టాలి.
అంటే మీకు నిజంగా ఒక పెద్ద బాధ్యతనే చెప్పుకోవాలి. దగ్గరుండి చూసుకో అత్తగారిని చూసుకో నిజంగా అహ్, నిజంగా
అవును. అవును, అవును. చాలా అంటే చాలా కష్టం. అది గాకా దట్ టూ నాకిద్దరు పిల్లలున్నారు చిన్న పిల్లలు. నాకు 7 మంత్ బేబీ ఒకళ్ళు, 3 ఇయర్స్ పాప ఒకళ్ళున్నారు. హ్మ్ సో, చాలా కష్టమనిపించింది. కానీ చెయ్యాలి. ఏంటంటే అది నా బాధ్యత గాబట్టి, నేను చేసి పెడుతున్నా. చెయ్యాలి. అవును. కానీ, నాకు ఇది ఇటు పక్క ఒక పక్క ఇది అనుకుంటే, ఇంకొక పక్క ఇప్పుడు మా డాడీకి డయాలిసిస్ జరుగుతుంది. ఒక 1, 1 ½ ఇయర్ నుండి.
ఇద్దరు పిల్లలున్నారు. అవును. ఆహా! చేయ్ చే చేయాలి గూడా. ఎందుకంటే రేపొద్దున్న అవునండి. రేపు అరెరే! నిజంగా! ఆ!
ఆయన ప్రాబ్లమయితే, నేను ఆయన దగ్గర నుంచి చూడడం వల్ల ఏంటంటే నాకనిపించింది. మా అత్తయ్య నయమేమో అనిపించింది ఆ బాధ ముందు.
ఆ! నిజంగా అంటే, మీ అత్తగారు కేవలం వండిపెడుతున్నారంతే. కానీ డయాలిసిస్ అంటే ప్రతిరోజు నిజంగా క చాలా ఇబ్బందికర పరిస్థితులు గదండీ! నిజంగా.
అవును. అమ్మో చాలా అంటే చాలా అండి అసలు. డైలీ ప్రతిరోజన్నమాట మా డాడీ. అంటే తనేంత ఇదిగా పెయిన్ ఫీల్ అవుతున్నాడంటే, ఆ ఆయాసం వచ్చినప్పుడు అంటే, ఆటోమేటిక్‌గా ఆయాసం వచ్చిద్ది వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఇంకా వ్యర్థం అనేది బయటకి పోదు గదా! సో, అట్లా పోకపోవడం వెల్లంటే వేస్టంతా ఇంకా బాడీలో అట్లా ఉండిపోయి, ఇంకా ఊపిరి తీసుకోడానికి చాలా ఇబ్బందవ్వడం గాని, అంటే యూరిన్ రాదు. ఆ! చాలా కాళ్ళు వాపులొచ్చేసేసి, యూరిన్ రాకపోవడము, బీపీ పెరగడము, బీపీ అబోవ్ టూ హండ్రెడ్ ఉండిద్దండి మా ఫాదర్‌కైతే.
ఆ! ఆహా! అవునండి. అవునవును. అయ్యో! అంటే కాళ్ళు కూడా వాపులు రావడము. ఆహా! అవునండి.